సినిమాలనేవి ఒక రకంగా బాగా హిట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, వెనక బా బ్యాక్‌ గ్రౌండ్ ఆహ్, నాయిస్ కావచ్చు బ్యాక్‌ గ్రౌండ్ సౌండ్ కావచ్చు. లేకపోతే సౌండ్ ట్రాక్ కావచ్చునమాట. సో, దానివల్ల అనేది ఆ సినిమా ఒక రకంగా చూసేది ఇంపాక్ట్ అనేదే మారిపోద్దనమాట. ఆ సౌండ్ వల్ల అనేది. ఉదాహరణకి చాలా సినిమాలే ఉన్నాయి. <sniffs> సో, మరి మీ లైఫ్‌లో మీరు సినిమాకి లేక సౌండ్ ట్రాక్‌కి మధ్య ఏమన్నా వ్యత్యాసంనేది చూసారా? లేపోతే ఆ సౌండ్ ట్రాక్ వల్లనే ఈ సినిమా హిటయింది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటవి? అంటే నిజంగా మ్యూజిక్ అనేదే ఒక సినిమాని ముందరికి తీసుకువెళ్తుందంటారా? కంటెంట్ వైస్‌గా తీ తీసుకెళ్తుందంటారా? చెప్పండి.
అవును. ఆహా! నిజమేనండి. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, సౌండు ట్రాకు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్సు ఇలాంటివి ఎలా ఉంటాయంటే, ఆ సినిమా రూపు రేఖలే మార్చేస్తది. మీకు అలా ఉదా
హ్మ్. అవును. ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? ఏ ఏ విధంగా మారుస్తాయనేది?
ఉదాహరణకి మీకు 'జైలర్' మూవీ చూసారా? జై జైలర్ మూవీలోని మీరు గమనించినట్టయితే 'జైలర్' మూవీ మరి అంత, సూపర్, డూపర్, హిట్ అయిపోవాల్సినంత పెద్ద సూపర్ సినిమా ఏం కాదు. కానీ, ఆ సినిమాలోని 'రజినీకాంత్' గారిని చూపించిన కొత్త విధానం గాని. లేదంటే, ఆ సినిమాలోకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా. 'అనిరుధ్' కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా అసలు మాకు ప్రాణం పెట్టిందనే అనాలి. ము
ఆ! చూసాను. అవునవును. హ్మ్. అవును. వాస్తవమండి. కరెక్టే. కరెక్ట్ సీన్స్ అప్పుడు కరెక్ట్ బీజీఎమ్స్ అనేవి పడ్డాయనే జేప్పొచ్చు.
అయ్యా బాబోయ్! ఇంటర్వెల్ సీనుకైతే నిజంగా ఆహ్, కూర్చీలు అలా కూర్చుంటుంటడగా ఎనకనా బ్యాక్‌గ్రౌండ్ వస్తుంటే అబ్బబ్బబాబ్బా! ఏవ్ ఒక ఒక సీన్‌ని, ఒక ఎలివేషన్‌ని ఎలా లేపుతదండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మనం కంపల్సరీగా ఒక సినిమాతోనే మనం కనెక్ట్ అవ్వాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మన కంపల్సరీగా కనెక్ట్ అవుద్ది.
ఓహో! హ్మ్. వాస్తవం. అండ్ ఇలా కూడా ఉంటది కదా! లైక్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 'జైలర్' మూవీకి ఆ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా సెటయిందినేది. అండ్ కొన్ని కొన్ని ఆహ్, సినిమాస్‌లో ఎలా ఉంటదంటే వాళ్ళు కొంచెం బాగా ఆవేశంగా ఉన్నా, లైక్ భయపడుతూ ఉన్నప్పుడు ఈ దెయ్యం మూవీస్ అదే హార్రర్ మూవీస్‌కి ఏవైతే బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజికుందో అది అలా సెట్ జేస్తే ఆ స్టోరీ అనేది ఇంకో రకంగా మారిపోతుందనమాట. సో, దీనికి మధ్య మ్యూజిక్‌కి మెయిన్ కారణం అంటారా? లేకపోతే కంటెంట్ ప పరంగానే చూస్తారా?
అవును. హ్మ్. మ్యూజికేస్తాం. ఆహ్, కంపల్సరీ. ఎందుకంటే, మనము ఎప్పుడైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు మూవీకి, మనకి, చిన్న ఎగ్జాంపులేంటంటే. ఒకా మూవీని మనం చూసే విధానం బట్టి, మనం చూస్త ఉంటాం మూవీ. అంటే అది విజువల్‌గానే మనం చూడగలుగుతాం. బట్ మనం ఆ సినిమాలోకి మనం కనెక్టయిపోవాలి. ఆ సినిమాలో మనం వాళ్ళ పెయిన్ మనకు తెలియాలి. వాళ్ళ బాధ మనం అర్థం జేసుకోవాలి. లేదంటే ఒక వాడు, ఒక లవ్ ఫెల్యూరయ్యాడు. అతని బాధ, అతని ఏడుపు, మనకు తెలియాలింటే బాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఒక మ ఒక మనిషి చూస్తున్న సినిమా మనిషికి, ఆ కొది అదే థియేటర్‌లో సీట్‌లో కూర్చున్న మనిషికి, సినిమాలో ఉన్న సినిమాకి, మజ్యలో ఈ బ్రిడ్జ్ లాంటిదేదైతే ఉందో అదే మ్యూజిక్.
హ్మ్. హుహు. అవును. యెస్. హుహు. వాస్తవమండి. వాస్తవం. హుహు. నిజంగా చాలా చక్కగా చెప్పారనమాట. మరి మీరు ఇప్పడి వరకు చూసారు కదా! చాలా సినిమాలనేవి. ఏ బీజీఎమ్ ఏ మూవీకి పర్ఫెక్ట్‌గా సెట్టయింది. అది విన్నప్పుడు మీకెలాంటి అనుభూతనేది కలిగింది. లైక్ ఏడుపు వచ్చిందా? లేకపోతే ఎమోషన్‌కి లోనయ్యారా? లేకపోతే హ్యాపీకి ఆ! ఆ ఫీలింగ్ కలిగిందా? ఎలా కలిగిందనేది చెప్పండి?
అవును. మీకు క పక్కా క్లారిటీ జెప్పాలంటే, ది బెస్ట్ బీజీఎమ్, బెస్ట్ డైరెక్షన్, బెస్టూ ఆహ్, మూవీ అంటే 'కేజీఎఫ్' అండి.
ఓకే.
'కేజిఎఫ్' మూవీలో గాని ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనల్ని హంట్ చేస్తాయి కదా! ఆహ్, ది బెస్ట్ అంట. నై నా వరకు అది ది బెస్టూ ఆహ్, బీజీఎమ్ అంటే నేను 'కేజీఎఫ్' అనే చెప్తాను. ఎందుకంటే
అవునవును. కరెక్టు. హుహు. దాంట్లో కూడా ఒకటేదో వస్తది చూడండి. లైకు అమ్మ సెంటిమెంట్ వచ్చినప్పుడు కావచ్చు, లైక్ హీరోయినూ ఆ!
ఆ! మీకు అదొకటే ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఒక యాక్షన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, సడన్‌గా ఒక లవ్ ఒక అమ్మ ప్రేమ చూపించినప్పుడు తన్నానే నానే అని వస్తుంది. మనకి వెంటనే ఎమోషన్ ఫీలవుతాం.
ఆ! ఆ! యాహ్! అది క బాగా ఫేమస్ అయిపేయింది కదా!
నా ఫేమ అంటే ఫేమస్ అయ్యింది అంటే అవ్వాల్సిన బ్యాక్గ్రౌండ్ అది. నిజంగా ఆ సాంగ్ గాని, ఆ సీను గాని, ఇప్పుడు తలే ఒక ఒక మంచి డైలాగ్ పడతది ఏంటి? 'తల్లికి తల్లికి మించిన యోధులు ఎవరున్నారు ప్రపంచంలోంటే' ఎంత బావుంది ఆ డైలాగు. ఆ డైలాగ్ పడగానే
అవును. కరెక్ట్. హ్మ్. హ్మ్. యాహ్! అండ్ ఇంకోటి మీరు ఇప్పుడు డైలాగంటే నాకోటి గుర్తొచ్చింది. డైలాగ్ చెప్తున్నంత సేపు ఎక్కడ ఏమి వెనక ఏ ఈ బ్యాక్గ్రౌండ్ నాయిసు తు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏందది రాదనమాట. కానీ ఎప్పుడైతే అతను డైలాగనేది ఫినీష్ చేస్తాడో. వేరే వాళ్ళు కొంచెం ఈ లుక్సనేవి ఉంటాయి చూడండి. చూడ్డం కావచ్చు అలాంటివి. అప్పుడొస్తది బీజీఎమూ నిజంగా వేరే లెవెల్ అని చెప్పొచ్చనమాట. మరి అలాంటివి బాగా గుర్తున్నవి ఏమన్నా ఉన్నాయా? హ్మ్. హ్మ్.
ఉండదు. అవును. హ్మ్. వచ్చి సడెన్‌గా ఆళ్ళమ్మ కనిపించడం. ఆళ్ళమ్మ ఒక బిందుతోని నీళ్లు పట్టుకొని, ఒక పై ఒక సైడ్ పిల్లడిని ఎత్తుకొనిళ్ళడం, అంటే ఒక యోధురాలెలా ఉంటారు. చ ఒక చిన్న వయసులో మ్యారేజి అవ్వడం. పిల్లలు ఇప్పుడు ఎలా ఉంటుంది సిట్యుయేషనన్నట్టు చాలా బా చూపించారు. నీకు మీకు ఆ సినిమాలో ఎలా ఉంటాయంటే సీన్స్ గాని, ఆ ఎమోషన్స్ కంటెంట్ గాని, మనం ఇన్వాల్వవుతాం. మనం ఒక పెయిన్ తీసుకుంటాం దాంట్లో అండి. అరే! పాపం కదా! ఇప్పుడు ఇప్పుడు మనకి ఆ సినిమలో బ్యాక్ స్టోరీ మనకు తెలీదు. ఏం స్టోరీ? ఏంటి? అది ఇదిని? బట్ మనకు తెలిసిందేంటి? ఆవిడకి చిన్న వయసులోనే పెళ్లియింది. ఆళ్ళ ముగుడు వాళ్ళ హస్బెండ్ బాగా ఉండకపోవడం వల్ల. ఆహ్, వదిలేసారు. ఒక బాబునెత్తుకొని తన కష్టాలు ఎన్నో కష్టాలు పడి తనను పెంచుకుంటుంది. ఇదొకటే తెలుసు మనకి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడైతే మనల్ని హ పడుతుందో బ్యాక్ సైడ్ నుండి మనం ఆటోమేట్టిక్‌గా కనెక్టయిపోతాం.
హ్మ్. అవునవును. అవునవును. వాస్తవం. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అబ్ వదిలేసారు. హ్మ్. హ్మ్. తననిపెంచింది. బాబుని కరెక్ట్. అవునవును. హ్మ్. యెస్. యెస్. వాస్తవం.
మనం మనకు బాధేస్తుంది. అయ్యో! ఏంట్రా, ఇలాగయిపోయిందని? అలాగే కొన్ని ఆ దాన్నే అంటానండి. సౌండ్ ట్రాక్ పర్ఫెక్ట్‌గా ఉండడం. మీకు ఇం ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, మనకి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు మన ఇండియాలో.
హ్మ్. యహ్! హుహు. ఆ! నేనిప్పుడదే చెప్దామని అనుకున్నా. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా! ఏ మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫెక్ట్ ఈ సౌండ్ ట్రాక్ అనేది ఆ సినిమాకి తగ్గట్టుగా ఇస్తారు. మీరు చూసినారు కదా! ఇన్ని సినిమాల్లో దాన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అనందామనుకున్నా, మీరే జెప్పేస్తున్నారు. చెప్పండి.
యాక్చువలి న మనకి టేస్ట్ ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారండి. కొంతమందికి ఒక్కొక్క మ్యూజిక్ ఆ! ఒక్కొక్కళకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండొచ్చు. నాకు ఆహ్, స్పెసిఫిక్‌గా 'అనిరుధ్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సిస్టమ్ బాగాన. అంటే ఆయన కొట్టే బ్యా
అంటే ఏ విధంగా? ఆ! అతను కూడా చాలా మూవీస్ అనేది తీశాడు కదా! సో, 'కేజీఎఫ్' ఆల్రెడీ చెప్పేసారు. ఇది కాకుండా ఇంకా ఏమన్నున్నాయా?
అవును. ఏది? అంటే క ఆహ్, అనిరుద్ధా? కే 'రవి బసురా' అంటున్నారా? 'కేజీఎఫ్' ఆహ్, 'రవి బసురా,' అనిరుధ్‌వేంటంటే మనకి 'జైలర్' బావుంటదండి బ్యాక్‌గ్రౌండ్. అలాగే. మీరొక సీన్ ఉంటాది, చెప్తాను చెప్ సింపుల్ సీన్ చెప్తాను
'అనిరుధ', 'అనిరుద్', 'అనిరుద్' గారిది. ఓకే. ఓకే. యాహ్! 'జైలర్' చెప్పారు. హ్మ్. ఏది? చెప్పండి.
ఆహ్, మీకు 'అజిత్' సినిమా ఒకటుంది 'వేళాయుధం' అని.
వేళాయుధమా? ఓకే. హుహు.
అస్ ఆ! 'వెళాయుధం' అని తమిళ్ మూవీ. అది మనకు తెలుగులో తీసారు కానీ, అది పెద్ద అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయింది సినిమా వెళాయుధం.
తెలుగులో ఏముంటారు టైటిలు?
అంటే తెలుగు డబ్బవ్వలేదండి. తెలుగులోనే చిరంజీవి గారితో తీశారు సినిమా. మొన్న తమన్నా ప్ర చెత్త సినిమాలండిదదివొదిలేయండి. అయితే. బహలాయిదం అని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో ఆ సీన్ ఏంటంటే, ఆహ్, హీరో ఆళ్ళ చెల్లిని పట్టుకొని, ఒక ఒక ఫ్యామిలీతోని ఒక ఊర్లో బతుకుతాడు. సడెన్‌గా ఏమవుతది ఒక రోజు? ఆహ్, హీరోయిన్ ఆవిడేమో బొమ్మలుగీస్తూ ఉంటందమాట. ఒక విలాన్ బొమ్మకి ఆర్టిస్ట్. వాళ్ళు ఏం చెప్తారు? వి హీరో ఆళ్ళ చిల్లికి తెలియకుండా. విలన్సనందరిని ఒక్కొక్కళ్ళని చంపేస్తూ ఉంటాడు.
ఓకే. ఆ! సరే సరే. ఆ! హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే ఆర్టిస్టా? హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఎందుకట్లా?
ఎందుకంటే, అదొక బ్యాక్ స్టోరీ మాట. సినిమా ఫుల్‌గా చెప్పాలి. అదంతా చెప్పాలంటే. అయితే
మరి అలాంటి టైమ్లోనే పర్ఫెక్ట్ బీజీఎం పడితే, వేరే లెవెల్ ఉంటది కదా! ఎలాంటి బీజీఎమ్ ఉండేదప్పుడు?
ఆ! ఈ సీ ఆహ్, సీన్ ఏటవుద్దనుకుంటున్నారు? ఆహ్, విలన్స్‌కేమో అర్జెంట్‌గా ఎవరైతే చంపుతున్నారో, వాళ్ళ ఫేస్ ఒకడో, చనిపోయే స్థితిలో, ఒకడో ఫేషియల్ ఐ చెప్తూ ఉంటాడమాట. ఇలాగుంటాడు, అలాగా ఉంటాడు. దాన్ని బట్టి బొమ్మ గేసినోళ్ళు కావాలి. సో ఏంటి, ఆడు చెప్తూ ఉంటాడు. ఈవిడ బొమ్మ గీస్తది. సడెన్‌గా చూస్తే వీళ్ళ అన్నై ఫేస్ వచ్చేస్తది అందులో.
హ్మ్. అవునవును. అవును. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్.
ఈవిడ ఏం చెప్తది? "అయ్యయ్యో! మా అన్నయ్య ఫోటో వేసేశాను. నేనేదో మైండ్‌లో వేసేశానండి. ఈవిడు మా అన్నయ్య" అంటాడు. ఈ పడుకుని బెడ్ మీద ఉన్న విలన్ ఏం చేస్తాడు? అతనే అతనే అతనే అని చూపించి చచ్చిపోతాడు. ఇప్పుడు మెయిన్ వీల మెయిన్ విలన్ ఏం చేస్తాడో అర్థమైపోయింది. ఓకే. దీనికి తెలీదు గానీ, వాళ్ళ అన్నయ్యే మెయిన్ వి మావళని చంపేసిందాని. "అయితే ఒక పనిచేయి మీ అన్నయ్యని పిలు ఇక్కడికి" అంటారు. అతను కూడా వస్తాడు, వచ్చిన తర్వాత, సడెన్‌గా చుట్టుపక్కల మొత్తం అందరూ గన్లు పెట్టేస్తారు చంపేయడానికి.
హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. వాస్తవం. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్.
వెంటనే ఏం చేస్తాడు? చేయ్యిదన్నం పెట్టి "ప్లీజ్ అండి, మమ్మల్ని వదిలేయండి వదిలేయండి" అంటాడు అంతే. ఈలోపు విలన్ పక్కన ఉన్న సైడ్ ఉంటారు కదా! అతనే వీలనికి గన్నుపెట్టి, "అతనొదిలేయండి" అంటాడు. ఎందుకంటే, వీళ్ళ కొడుకును ఆల్రెడీ ఇతను కిడ్నాప్ చేసుంటాడు.
హుహు. అవునవును. హ్మ్. అవునవును. కరెక్ట్. హ్మ్.
ఈ పర్టిక్యులర్ సీన్‌లో బీట్ ఒక్కసారిగా మారుతుందండి, అంటే అప్పటి దాకా బ
అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారతాయి కదా! అప్పుడు.
అద్భుతంగా మారుతాయి. <smacks lips> ఇప్పుడు అప్పటిదాకా బతిమాలనాడు ఒక్కసారిగా ఇలాగను ఫేస్ తిప్పు కొని అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ కొట్టేదెనకనండి. మీకు థియేటర్‌లో లెగిసి కూర్చుండిపోతాం. నిలబడిపోతాం ఆ సీన్‌కి అలాగుంటది ఆ సీన్ అంతా ఆ బ్యా కేవలం బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఆ సీను. అంత పెద్ద హిట్ అయింది.
అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. యెస్. యెస్. వాస్తవం. అని యాహ్! కొన్ని మూవీస్ కూడా లైక్ 'ఆనిమల్' వచ్చు. దాంట్లో కూడా బీజీఎమ్స్ బానే ఉన్నాయని చెప్పొచ్చన్నమాట.
కొన్ని కొన్ని సీన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు అబ్బా! 'యానిమల్' సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. మీకు సందీప్ రెడ్డి
యాహ్! అందులో మీకు బాగా నచ్చిన బీజీఎం ఏంటి? అంటే వెనక ప్లే అయ్యే సౌండ్ ట్రాక్ కావచ్చు.
ఇదింటుంది కదా! మీకు
ఏది?
మీకెలా చెప్పాలి బ్యా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే, నాకు వాళ్ళ డ్యాడీది, తనది సెంటిమెంట్‌ది ఉంటుంది చూసారా?
అది ఆ! అవునవును.
ఒక విజిల్ టైప్‌లో <humming> 'టీన్ టీన్ టీన్ టిన్ టీ' అనొస్తుంటది. అంటే, వాళ్ళిద్దరి ఎమోషన్ బావుంటుంది ఆ సీను.
యెస్. యెస్. యెస్. యాహ్! యాహ్! అండ్ ఎంట్రెన్స్ అప్పుడు కూడా హీరో ఎంట్రెన్స్ అప్పుడు లైక్ పాతవియన్నీ కలిపించి భలే పెట్టారు కదా!
<humming> టింటడిడిటింటే. బా! సూపర్ అండి. ఈ మధ్య కాలంలో అదోకటి ట్రెండ్ అవుతుంది బాగా.
అది ఫస్ట్ టైము ఇలా ఒక సినిమాలో తీశారనుకోవచ్చా, లైక్ ఇలా పాత మూవీస్ ఆహ్, లో ఉన్న సాంగ్స్‌ని ఓ రెండు మూడేవో కలిపారనుకుంటా కదా! మూడో, నాలుగో సాంగ్సో.
ఆ! లే, లే, లే ఈ మధ్య కాలంలో వస్తున్నాయవి. 'లోకేష్ కనగరాజన్' దగ్గర నుండి స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే పాత సాంగ్స్‌ని మళ్ళీ మనకు తేడం.
ఆ! ఫ అదే ఫస్ట్ 'ఎనిమల్'తో కాదా స్టార్ట్‌తో అయింది, వేరేదా?
కాదు. కాదు. కాదు. అది యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ అయింది మనకీ, 'ఖైదీ' అని మూవీలోని చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఇవన్నీని. పాత సినిమాలన్నీ సాంగ్‍లో ఏయడం. అదంతా క్లిక్ అవ్వలేదు 'ఖైదీలో' కూడా. బటూ, ఈ 'లియోలోని' బాగా హిట్ అయిపోయింది.
హుహు. ఓకే. ఆ! హుహు. ఓకే, 'లియోలో' ఏముండేది?
'లియోలో' ఉంటంది కదా! మనకో సాంగుంటుంది చూడండీ. ఆహ్, హేండ మింగ్, ఆహ్, నాకు పాట రాదండి. బటు, ఆహ్, ఆ సాంగులీ మధ్యే ఈ మధ్య బాగా ట్రెండయిపోతున్నాయిలెండి. పాత సాంగ్‍లన్నీ, మనకి రీమేకులు చేసి మరీ పెట్టేస్తున్నారు ఇప్పుడు కొత్త సాంగుల్లాగా.
ఓకే. ఓకే. ఓకేలెండి. పర్లేదు. హ్మ్. యాహ్! యాహ్! అవును అదైతే వాస్తవమే. బట్ ఇప్పుడు మీరు ఇంతసేపు ఉన్నప్పుడంతా ఇప్పుడు, ప్రెజెంట్ ఏవైతే నడుస్తున్నాయో ఆ బీజిఎమ్స్ కానీ, ఆ సౌండ్ ట్రాక్స్ కానీ మాట్లాడారు కదా! మరి ఒకప్పుడు, మీరు చిన్నతనంలో చూసి ఉన్న సినిమాలు కావచ్చు. లైక్ 'ఇళయరాజా' స-సార్ కావచ్చు. లేకపోతే 'మణి శర్మ' గారు కావచ్చు, 'దేవిశ్రీ ప్రసాద్' కావచ్చు. యాహ్, 'ఏఆర్ రెహమాన్' గారు. సో వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళ మ్యూజిక్కి, ఇప్పుడు ప్రెజెంట్ ఇంత పెద్ద బీట్స్‌కి ఏమైనా డిఫరెన్స్ గమనించారా? అండ్ ఒకప్పుడు హిట్ ఎంత అదే <smacks lips> ఏవైతే హిట్ సాంగ్స్ ఉన్నాయో, హిట్ బీజీఎమ్స్ ఉన్నాయో, దానికి దీనికి ఏమైనా కంపేరైజ్, చేస్తే ఏది బెస్టనంటారు.
అవును. హ్మ్! 'ఏఆర్ రెహమాను.' ఆ! కంపేర్ చేసుకుంటేనండి ఇప్పుడు 'ఇళయరాజ' గారి టైంలో మనం చూసుకున్నట్టయితే అప్పడ్లోనే చాలా స్లోగా ఉండేవి బీజేఎమ్స్ అంత మళ్ళీ
స్లోగా ఉన్న కొంచెం హ్మ్. మంచిగా ఉండేవేమో కదా! అలా ఏం లేదా?
అమ్మ బాబోయ్! ఆలాగంటుకుంటే మనకి ఆ! 'ఇలయరాజా' గారి బ్యాక్‌గ్రౌండ్స్‌లొ కొన్ని, కొన్నైతే మనకి ఈజ్ ఏడుపొచ్చేస్తుంటాయి బ్యాక్‌గ్రౌండ్స్. కొన్నొక సినిమాలుంటాయండి. ఏది 'భానుచంద్ర' సినిమాది. ఒకటి. నెక్స్టు 'మహార్షి' సినిమా ఒకటుంటది.
మరీ లాగింగ్ ఉండేదా? అవునవును. హ్మ్. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కావచ్చు. అండ్ ఆహ్, 'కమల్ హాసన్‌ది' ఇదేదో ఉంది చూడు. 'కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసారు.' యాహ్! యాహ్! 'గుణ.'
ఆ! 'గుణ...' 'గుణ.' అదే అంటన్నాను. ఆ టైంలోని ఆయన సాంగ్లన్నీ ఏంటంటే, లవలబుల్‌గా, మెలోడీగా చాలా బావుండెవి. తర్వాత 'ఏఎర్ రెహ్‌మాన్' గారొచ్చాక 'ఏఎర్ రామాన్' గారిది ఫుల్ డిఫరెన్ స్టైల్.
యాహ్! యాహ్! వాస్తవం. 'ఏఆర్ రెహమాన్' గారిది మీకు బాగా నచ్చిన సౌండ్ ట్రాకు ఏ మూవీకి పర్ఫెక్ట్ సెట్ అయిందనుకున్నారు? ఓకే. 'రోబో'? 'రోబోకి' అంతగా ఏం సెట్ అవ్వలేదా?
క్లాసికల్‌గా ఉంటాయి. 'శివాజీ.' 'శివాజీ', 'శివాజీ.' 'రోబో' ఒకగా 'రోబో' అయితే ఇది ఇంకా బావుంటది. కాపోతే నాకు 'శివాజీ' బా ఇష్టమండి. అంటే, <humming> టడన్నాన నాన న్నానా అనొస్తూ ఉంటది కదా! <humming> టిన్ టిన్ టిన్ టిరడిండ్ టిన్ టిన్ టిన్ టింటరడ. భలే ఉంటయండి.
ఓకే. 'శివాజీలో' కొన్ని ఓహ్! యెస్, యెస్, యెస్. అవును. ఆ మ్యూజికొస్తే ఏంటంటే హీరోకి ఏదో ఎనర్జీ వచ్చి <sniffs> ఆహ్, ఆహ్, అదేమంటారు. అతనే ఒక పై చేయని తీసుకొని ముందరికెళ్ళడం భలే చూపిచారు. అంటే, విలన్ మీద పై చేయన్నట్టుగా. హ్మ్.
హ్మ్. లేదు 'శివాజీ' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ చాలా బావుంటాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ గానీ, ఆ సీన్స్ గాని అంటే మనకి సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తది.
యెస్. యెస్. కరెఫ్టు. హ్మ్. వ వాస్తవం, వాస్తవం.
మీకు 'ఏఆర్ రెహ్‌మాన్' దగ్గర ఒకాయనుంటారు. ఆయన. 'రసుల్ పొక్కటే' అని చెప్పి. ది బెస్ట్ సౌండ్ ట్రాకింగ్‌లోనే ది బెస్ట్ వన్ ఆ ఇండియాలోనే అతను.
హుహు. హుహు. ఓకే.
ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.
హుహు.
బెస్ట్ సౌండ్ ట్రాకు అనేది జ 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాకి.
ఓకె. మీరు ఇన్ని సౌండ్‌ట్రాక్స్ ఇవన్నీ బాగా గమనిస్తూ ఉన్నారు కదా! మీకెప్పుడైనా అనిపించిందా? లైక్ అసలు లైవ్‌లో మ్యూజిక్‌కి ఈ విధంగా ఎలా కొడతారు? ఆహ్, ఎలా సెట్ జేస్తారు అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించినప్పుడు రీసెర్చ్ చేయడమో, లేకపోతే రియల్‌గా తెలుసుకోవాలన్నట్టు లైక్ షార్ట్ ఫిలిమ్స్‌లో గావచ్చు, లేకపోతే ఇలా థియేటర్‌లో కూడా ఎవరో ఒకరు పరిచయమయినా కూడా తెల్ చెప్తారు కదా! ఎలా ప్రాసెస్ ఏంటన్నట్టు? మరి దాని గురించి తెలుసుకున్నారా?
అవునవును. యాక్చువల్లీ ఫస్ట్ నాకు ట్ర సౌండ్ ట్రాక్ కోసం ఇలాంటి ఆహ్, లైవ్ మ్యూజిక్స్ కోసం తెలిసింది 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' అనే మూవీ ఉంటుంది.
ఓకే.
యాక్చువలీ నా ఫోను రింగ్ టోన్ గూడా అదే. ఆ బ్యాక్‌గ్రౌండ్ 'టిరడండన్, టిరడండన్, టిరడండన్ టిన్ టెడన్. టరడం' సూపర్ బ్యాక్‌గ్రౌండ్, సూపర్ సౌండ్ ట్రాక్ అది. 'జాక్ స్పారోది.' అదెంత బావుంటుందంటే, అది నేను లైవ్ చూసాను ఒకసారి యూట్యూబ్‌లోని అంటే <smacks lips> వాళ్ళు ఎలా 'టిన్ చటిన్ చటిన్ చటిన్ చటిన్' అంటే 'టిరడం రిండన్ టిరడం' ఒక్కొక్కళ్ళు కొడుతూ ఉంటారు. అబా! గూస్‌బంప్స్ ఒచ్చేస్తాయి.
హుహు. యాహ్! యాహ్! 'జాక్ స్పారో.' అదేనా? యెస్. యెస్. యెస్. కరెక్ట్. నిజంగా నిజంగా. హ్మ్. నిజంగా. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ జెప్తుంటే యాహ్! నిజంగా అది సూపర్ హిట్ మ్యూజికనే జెప్పొచ్చది.
ఆ! తర్వాత అది మీకు హాలీవుడ్‌లో సరైనుడు లో సౌండ్ ట్రాక్స్ ఉంటాయి. ఇప్పుడు 'మిషన్ ఇంపాజిబుల్' గాని, 'జేమ్స్ బాండ్' గాని, లేదంటే మీకు ఇంకా స ఆహ్, ఏంటిది ఒకప్పుడు వచ్చేది. పాత కాలంలోనే 'టెర్మినేటరు'. <humming> టిడిన్ టిన్ టిడిన్ అనొస్తూ ఉంటది. <humming> టటేటే.
యాహ్! యాహ్! ను ఎలాంటివి? హుహు. ఏవి? ఓకే. యాహ్! అండ్ ఇంకోటి యాహ్! 'నరసింహ' మూవీ చూసుకున్న అక్కడ కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ సాడ్స్ ఆహ్, అదే అదేమంటారు సౌండ్ ట్రాక్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ బీజీఎమ్స్ కావచ్చు, పర్ఫెక్ట్ సెట్ అయ్యాయింటారా? లైక్ అది. మో మౌత్‌లో పెట్టి, ప్లే చేస్తారు చూడండి. యాహ్! యాహ్!
యాహ్! నరసింహ ఎవరు రజినీకాంత్ గారిది? ఆ! అది కూడా ఎఆర్‌రేహ్‌మనే కదా!
ఆ! అదే. <smacks lips> అంటే ఏఆర్‌రెహమాన్ గారే. అప్పటికి పాత సినిమాల్లో ఉన్న మ్యూజిక్‌కి. ఇప్పుడు ప్రెజెంట్ 'చికరి' సాంగ్ అనేది కూడా హైలైట్ అయితుంది కదా! సో దాంట్లో సౌండ్ ట్రాక్స్‌కి మీరేమన్నా తేడా అనేది గమనించారా? లేక అతను ఏ పద్ధతులు ఫాలో అవుతున్నన్నారు? సినిమా తగ్గట్టు కంటెంట్ వైస్‌గా. ఎలా మౌల్డ్ చేయాలో అలానా? లేకపోతే ఆహ్, క్రియేట్ వై అంటే <smacks lips> ఆహ్, వేరే విధంగా చేస్తున్నారంటారా?
'ఎ ఆర్ రేహ్‌మన్' అవును. అంటే ఆ! అంటే, అప్పుడు మ్యూజిక్ అంతా సెటిల్డ్‌గా ఉండేది. లౌండ్ సౌండ్ ట్రాకులు గాని, సౌండ్స్ గాని, ఏంటంటే ఒక మీడియం బడ్జెట్, మీడియం రేంజ్‌లో ఉండేవి సౌండ్స్ అవినాయి. బట్ ఇప్పుడేంటంటే, ఆడియన్స్‌కి కావాల్సింది, అడ్వాన్స్‌డ్. చంటే బీట్ ఎక్కువుండాలి మనకి. సౌండ్ దాప్ దాప్ దాబ అనుకోట్టాలి. ఆ!
ఓకే. హ్మ్. అవునవును. ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయాయి. యాహ్! యాహ్! యాహ్! ఆ బీట్ వల్ల ఏమైతుంది తెలుసా? యాహ్! ఎవరైనా సి థియేటర్‌లో కూర్చుంటే, అది బీజీఎమ్స్ కానీ, ఇవన్నీ వచ్చేప్పటికి, వాళ్ళ గుండెల్లో ప్లే అవుతుందా అన్నట్టు. అండ్ ఇన్‌కేస్ థియేటర్‌లో వాన పడుతూ ఉంటే, పక్కనే పడుతుందా అన్నట్టు యాహ్! వచ్చేస్తది.
మీకు ఇంకా క్లారిటీ చెప్పాలి అంటే, ఆహ్, మీకు వైజాగ్‌లోని 'మెలోడీ థియేటర్' ఉంటుంది. ఒక్క సారి మీరక్కడ సినిమా గాని చూస్తే, ఏదైనా య మంచి యాక్షన్ మూవీ. మీరు మళ్ళీ వదలరా థియేటర్‌ని. అంత బాగుండ సౌండ్ ట్రాక్ నెక్స్ట్ 'జగదాంబా థియేటర్' ఓటి.
ఓకే. హుహు. ఓకే. హుహు.
మా చిన్నప్పుడైతే 'జగదాంబ థియేటర్' అయితే ది బెస్ట్ థియేటర్ 'జగదంబ'.
ఈ హైదరాబాద్లో ఏముండవా? ఓకే. హుహు. అండ్ ఇంకోటి, ఆహ్, ఈ ఓటీటీస్ దాంట్లో కూడా. ఈ బీజీఎమ్స్ అనేవి పర్టిక్యులర్‌గా సినిమాలో ఎలా అయితే చూపిస్తారో, ఆ రేంజ్‌లోనే ఉంటాయంటారా? లేకపోతే కొంచెం ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయంటార?
అప్పుడు హ్మ్. చెప్పండి. అంటే, ఓటీటీస్‌కొచ్చేసరికి, సేమ్ బ్యాక్‌గ్రౌండ్స్. బట్ ఇంట్లో చూస్తాం కాబట్టి, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి.
యాహ్! యాహ్! మీరన్నది కూడా వాస్తవమే. చాలా చక్కగా చెప్పారనమాట. లైక్ సౌండ్ ట్రాక్ అనేది చాలా. ఐ మీన్ ఆహ్, ఒక మనిషికి ఊపిరి ఎలాగో సినిమాకలా అన్నట్టు వివరించారు. చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.